చిన్నప్పటినుంచి మొదలైన సిటీ కేబుల్ ప్రస్థానం దగ్గర నుంచి మొదలుబెట్టి, ఇప్పుడు ఉన్న ఓటిటి స్ట్రీమింగ్‍లు కానీ, ఇయన్నీ కానీ, యూటూబ్ గానీ, ఏదన్నా గానీ, ఈ మధ్యలో మారదన్ మారిన దాని ప్రకారం, నీ అభిప్రాయం ఏవుందసలకి దీని మీద?
చిన్నప్పుడంటెండీ, అంటే, మేము మాకుండడం టీవీ, ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేదీ అప్పుడు.
హుహు. ఈ ఏ సంవత్సరంలో కొన్నారదీ సుమారుగా?
నాకు తెలీదు. నా పుట్టకముందే ఉండేది మా ఇంట్లో టీవీ.
పుట్టక ముందే ఉంది. హ్మ్. దానికేవన్నా కిటికీలు అట్లాంటియుండేయా?
ఆ! పుట్టకముందే ఉంది. కిటికీల్లా కాదు నార్మల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఆహ్, పక్కన నాబ్‌లాగుండేది. దాన్నెడ్జస్ట్ చేసుకుంటే ఛానల్స్ మారేవి.
నార్మల్ బ్లాక్ అండ్ వైట్ టీవి. హుహు. అబ్బో! ఆ! ఓకే. ఆ!
ఆ! అంటే, మా తాతగారిదనమాట టీవీ. ఆ టీవీ పెట్టీ, అందులో సినిమాలు చూసేవాళ్ళము. మా బాబాయ్ కేబుల్ టీవీ నడిపిచ్చేవాడనమాట.
హ్మ్. కేబుల్ టివీయా, లేకపోతే ఏంటీ? ఆ టీవీకే కలర్ టివీయా అది? బ్లాక్ అండ్ వైటే కదా?
కాదు, కాదు. బ్లాక్ అండ్ వైటే.
బ్లాక్ అండ్ వైట్‍కి, కేబుల్ టీవీలున్నయా అప్పట్లో? యాంటినా పెట్టారా?
కేబుల్ కనెక్షన్. ఆ! అవును. యాంటినా కాదు, కేబులే. అంటే, కేబుల్ అప్పటికొచ్చేసింది మా ఊర్లో. కేబుల్ పెట్టగా పెట్టే ఫీచర్ కూడా ఉందనమాట.
ఆహా! ఓకే, హ్మ్.
సో, కేబుల్ పెట్టారు కేబుల్ పెట్టి అప్పుడు చిన్నప్పుడైతే ఫుల్ మా బాబాయ్‌దే కాబట్టి చాలా కాంపిటీషన్స్ ఇప్పుడు సినిమాలు రీసెంట్‍గా 'శుభం' సినిమా వచ్చింది. అక్కడ పట్టుకుంటే పట్టుచీర అని చెప్పి కాంపిటీషన్ పెట్టారు కదా! అలాగ మా బాబాయ్ వాళ్ళు కేబుల్ టీవీకి కాంపిటీషన్‌లు పెట్టేవారు ఇలా తంబోలా లాగా ఇంటింటికి ఆహ్, చీటీ ఇచ్చేవారు.
హ్మ్. హ్మ్. ఆ! ఆ! అట్లాగా ఆ! తంబోలా అంటే తంబోలాకి ఇంకో పదం ఏంటి?
హౌసీ అనే అనేవారు హౌసీ అని.
ఆ! హౌసి ఆ! నంబర్‌లు అయి ఇయి ఆ! ఆ! ఎలాగా అంతమందిని ఊరంతా ఒకేసారి ఏక ఏకంగా తీసుకొచ్చేవాళ్ళా అంతా ఒకే చోటకి వచ్చేవాళ్ళా?
ఆ! నంబర్‌లు అయి ఇయి ఉండేవి. అయితే ఆ! అందరికీ అనౌన్స్‌మెంట్ వచ్చేదనమాట. ఆహ్, ఈరోజు హౌసీ పెడతనారు మీ ఇంటింటికి కేబుల్ బిల్
హ్మ్. టీవీ‌లోనే చెప్పేవొళ్ళ? టీవీలోనే చెప్పేవాళ్ళు ఇదంతా.
ఆ! టీవీలో చెప్పేవాళ్ళు ఇంటికి మొత్తం మాది చిన్న ఊరు అనమాట మహా అయితే ప పది వు వీధులు ఉంటాయి అంతే. మొత్తము మైక్ తిప్పి, ఇలాగ తంబోలా పెడతున్నారు, అంటే బిల్లు కట్టిన రోజున మీకు ఒక స్లిప్ చీటీ ఇస్తారనమాట హౌసీ చీటీ.
హ్మ్. మైక్ తిప్పేవాళ్ళం. హ్మ్. హ్మ్. <chuckles> బిల్ కట్టాలి అన్నమాట ఇక్కడ బిల్ కట్టనోల్లకి ఇవ్వరు హౌసిది హ్మ్, సరిపోయింది. అ!
ఆ! ఇవ్వరు బిల్లు కట్టినొళ్ళందరికి చీటీలు ఇస్తారు. ఈ చీటీలు ఆదివారం సాయంత్రం 5:00కి హౌసీ అనౌన్స్ చేస్తారన్నమాట. హ్మ్, అనౌన్స్ చేసినప్పుడు మీకు రాంగానే ఇప్పుడు జల్దీ ఫైవ్ అయితది అనుకోండి ఫైవ్ ఫస్ట్ ఫైవ్ అయిపోయినోళ్ళు జల్దీ ఫైవ్ ఫోన్ చేయాలి ఆళ్ళకి. అలా ఫస్ట్ ఫోన్ చేసిన వాళ్ళకి ఆహ్, ఇస్తారు గిఫ్ట్ ఇస్తారన్నమాట.
హ్మ్. అయి తీసుకొని రండి. హ్మ్. అవునూ, ఓకే. ఈ మా ఈ నంబర్‌లన్నీ ఎవరు చదువుతారు?
కేబుల్ టీవీలో చదువుతారు. టీవీలో ప్రసారం అవుతది. లైవ్ అది.
టీవీలో చదువుతారా? టీవీలో చదివినప్పుడు ఫస్ట్ ఫైపై ఫైవ్ అయిపోతే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. కేబుల్ టీవీ వాళ్ళకి. మరి ప్రూఫ్ ఏంటి?
ఆహా! ఆ! అవునండి. మనం స్లిప్ ఫో స్లిప్ చూపించాలి జల్దీ ఫై, అంటే చిన్న ఊరే కదండీ. జల్దీఫై అయిపోగానే నెంబర్‌లు చెప్పాలి. ఏ నెంబర్‌లు అయిపోయినాయి అనేది. అక్కడ వాళ్ళు అయిపోయినాయా లేదా చెక్ చేసుకుంటారు.
హుహు. ఓహ్! ఓకె. హ్మ్. హ్మ్. అర్థమైంది.
అంటే ఇంక న-నమ్మకంతోనే నడుస్తది అది.
నమ్మకమే జీవితం అంతేనా? హ్మ్. అలానే ఉంది.
అంతే. అ! అంతే. ఆ దాని తర్వాత స్లిప్పు లాస్ట్‌లో స్లిప్ వచ్చి, కలెక్ట్ చేసుకుంటారు కదా! మనం చెప్పిన నంబర్‌లు ఉన్నాయో లేదా? నోట్ చేసుకుంటారు.
అ, అ చేసుకునేవాళ్లు. కేబుల్ టీవీ‌ల్లో ఇదివరకి పాటలు అవి, ఇవి రిలీజ్ అయ్యేయి గదా!
ఓకె. దాన్ని బ హ్మ్. చెప్పండి. అవును.
ఆ! కొత్త, కొత్త పాటలు రిలీజ్ అవ్వంగాల్నే కాసెట్‌లు కూడా కొనాల్సిన అవసరం లేకుండా దాంట్లో వచ్చేసేయి. అలాగా ఫస్ట్‌టైమ్ నువ్వు విన్న పాట ఏంటిది?
దాంట్లో పొద్దున్నే యేసేవారు. ఆహ్, అదా గజినీ సినిమాలోదండి ఆ పాట. ఆ! తెలుసా ఆ! హృదయం ఎక్కడున్నది. ఆ పాట అసలు ఆ లూప్‌లో వినేవాళ్ళం. మేము పొద్దున్నే స్కూల్‌కి రెడీ అయ్యేటప్పుడు. ఫస్ట్ దేవుడి పాటలు.
హ్మ్. ఏం పాట? హృదయం ఎక్కడున్నది. హృదయం యె అవును. అప్పుడు కలర్ ‌టీవి వచ్చేసిందా మీ ఇంటికి?
ఆ! తర్వాత అంటే, ఈ కేబుల్ టీవీ, కలర్ టీవీ అన్నీ ఒక అంటే మెల్లగా స్టార్ట్ అయింది ఇంట్లో కూడా ఫస్ట్ తా తాతగారి రూమ్‌లో ఈ అప్పుడు, తాతగారి రూమ్‌కి ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ షిఫ్ట్ చేసేసి ఇంటికి మొత్తానికి కలర్ టీవీ ఒకటి తెచ్చారన్నమాట. అంటే ఈ ఇది తేడానికి కూడా రీజన్ ఏంటంటే నానమ్మకి సీరియల్లు కావాలి, తాతయ్యకి సినిమాలు కావాలి. ఇద్దరికి ఫైటింగ్.
హ్మ్. హ్మ్. హ్మ్. బ్లాక్ అండ్ వైట్ టివి ఉండేది, హ్మ్. పెద్దది. పెద్దదే! హ్మ్. నానమ్మ సీరియల్, నానమ్మ సీరియల్ దేంట్లో చూసేవాళ్ళు కలర్ టివిలో చూసేవాళ్ళ బ్లాక్ అండ్ వైట్‌లో చూసేవాళ్ళ?
ఆహా! ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ లోనే ఇద్దరు. ఒక్ ఈ ఈవిడ వచ్చి సీరియల్ పెట్టుకుంటే ఈయన వచ్చి సినిమా పెడతారు. సీరియల్ పెట్టే, సినిమా పెట్ ఇలా చిరాకొచ్చీ
హ్మ్. సరే చిన్నప్పుడు చూసిన ష్ కేబుల్ టివిలో వచ్చిన సీరియల్ ఏంటిది నువ్వు చూసింది గుర్తుందా నీకు?
ఆ! 'మొగలిరేకులు'.
మొగలిరేకులు. అమ్మో! దాని గురించి పెద్ద పెద్ద పేరడీయె ఉన్నట్లు ఉంది కదా సోషల్ మీడియాలో బాగా నడిచింది కదా. <giggles>
ఆ! మొగలిరేకులు, చక్రవాకం. ఆ! ఆ! చక్రవాకం ఇవన్నీ మా నాన్న మా నాన్నమ్మ ఇయి చూసేది. ఇంకా చెప్పాలంటే ఆహ్
హ్మ్. చక్రవాకం, ఇంక ఇంకా? హ్మ్.
ఒకటొచ్చేదండి దెయ్యం సీరియలు.
ఏమన్నా షోస్, అవి ఇవి గుర్తున్నాయా? సరే సీరియల్లొదిలేస్తే షోలెమన్నా గుర్తున్నాయా?
మాయాద్వీపం! మాయాద్వీపం, మాయాద్వీపం.
'మాయాద్వీపం' ఇంకొక షో వచ్చేది, 'బంగారం మీకోసం' అని చెప్పేసి అని రాధిక చేసేది.
హ్మ్. తెలీదండి. తెలీదు. ఈ మాయాద్వీపం కూడా, పిల్లమర్రి రాజు అనడానికి చూసేవాళ్ళం. <chuckles>
తెలీదా? ఈ షో చూడలేదా మీరు? హ్మ్. హ్మ్. భలే! ఉండేది కదా! అది. అవును. హ్మ్.
ఆ! ఇదిగో బాలిక అని వచ్చేది. మేము అదంతా నిజం అనుకునేవాళ్ళం చిన్నప్పుడు.
నిజంగా అయన్నీ, ఎలా ఏళ్ళాలి, ఎలా ఏళ్ళాలి అని చెప్పేసని కొట్టుమెట్లు ఆడుతూ ఉండేవాళ్ళం నేను కూడాను.
ఆ! అప్ వాళ్ళు నిధి తీసినప్పుడు మొత్తం గ్లో వస్తది కదా! రెడ్ కలర్, పింక్ కలర్ అదంతా నిజంగా నిధి ఇచ్చారు. అన్ ఆ!
అవును. హ్మ్. చాలా బాగుండేది. అదంతా. చాలా బాగుండేది. అసలకి నిజంగా, ఆహా! ఇలాంటి కదా! కావాల్సింది నిజంగా, ఓంకార్ అన్నయ్యని ఎలా కలవాలి? అని చెప్పేసి అన్నట్టుగా.
ఇప్పుడంటే... ఇప్పుడంటే బిగ్ బాస్‌లు, ఇవి రియాలిటీ షో‌లు గాని, అప్పట్లో మాయాద్వీపం ఈస్ ద బిగ్గెస్ట్ షో, అసలు చెప్పాలంటే. కేబుల్ టీవీలు ఉన్నప్
అప్పట్లోనే. అవును. హ్మ్. తర్వాత హ్మ్. కేబుల్ టీవీలో న్యూస్ కూడా వచ్చేదా మీకు?
ఆ! న్యూసు అంటే, లోకల్ న్యూస్ చెప్పారంటే, మా ఊర్లో జరిగిన న్యూస్‌లు‌ గాని, మా మండలంలో జరిగిన న్యూస్‌లు, ఏమన్నా ఉంటే అవి చెప్పేవారనమాట.
హ్మ్. ఊర్లో ఏమేమి జరిగినయి? అని చెప్పేసని. హ్మ్. ఇప్పుడు, మరి అట్లాంటివి కేబుల్ టీవీ‌లు అయ్యి, ఇయ్యి ఇప్పుడు అంతరించిపోతున్నాయి కదా! దేనివల్ల అంతరించిపోతున్నాయి?
అవును. నిజంగానే. డిష్ టీవీ వల్ల.
డిష్ ‌టీవీలు, తర్వాత. ఓకె. కేబుల్ తర్వాత రేవల్యూషన్ డిష్ టీవి. అవునా?
ఓటీటీ‌లు. అవునండి. అవును.
పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపనీస్ అన్ని కూడాను దీంట్లోకి వచ్చేసినయే.
అవును.
హ్మ్, కేబుల్ లాగా ఆ కేబుల్ టీవీని కొట్టడానికి ఎట్లాగా? ఏ ఏ ఏమి ఆయుధంగా చేసుకొని వచ్చినయి చెప్పండయి?
అంటే ఒకటి ఏంటంటే, కాస్ట్ ఎఫెక్టివ్ మీకు అన్ని ఛానల్ ఇప్పుడు కేబుల్ టీవీలో కొన్ని ఛానెల్సే వచ్చేయి మనకు. మన రీజనల్ ఛానల్స్ వచ్చేవి. కానీ ఇక్కడ అంటే నీకు మన హిందీ చూడాలంటే హిందీ, తెలుగు చూడాలంటే తెలుగు, బోలెడు ఛానల్స్ వచ్చేవి. ఆ! మీకు అంటే మనకు కేబుల్ టీవీ అప్పుడప్పుడు తీగలు కదిలిపోయినా లేకపోతే, ఏదైనా చుక్కలు వచ్చేసేవి. అవి రావు అని చెప్పి డిష్ టీవీ పెట్టుకోమన్నారు. కానీ డిష్ టీవీ వల్ల ఆ! "అంకుల్, అంకుల్ రావట్లేదు అంకుల్." ఆ! కాకపోతే మామూలుగా ఫోన్ చేసి
అవును. హ్మ్. అవును. ఖచ్చితంగా. పిచ్చి ఎక్కేది కదండీ! ఇలాగా చిన్నప్పుడు గాని, టీవీలు గనక రాకపోతే మంచి వాన పడినప్పుడు హ్మ్, కరెక్ట్ టైమ్‍లో పోయిద్ది, మాచ్‌లు గాని అట్లాంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు.
ఆ! "అంకుల్ టీవీ పోయింది అంకుల్, చుక్కలు వస్తున్నాయి మా టీవీలో. ఏం చేస్తున్నారు అంకుల్? డబ్బులు మా ఆ! డబ్బులు మాత్రం తీసుకుంటారు."
హ్మ్, రేపు పొద్దున్న వస్తదమ్మా అనంటాడు సరదాగా. <laughs> ఇలాంటియన్నీ చెప్పేవాళ్ళన్నమాట మొత్తం.
అసలా ఆ! చాలా ఫుల్లుగా, మా తమ్ముడైతే క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు పోతే, అంటే తర్వాత మేము సిటీకి వచ్చేసాము. సిటీకి వచ్చిన తర్వాత కేబుల్ టీవీ వాడితో ఫోన్ చేసి, "అంకుల్ డబ్బులైతే టైమ్‌కి తీసుకుంటారు. మాకు చుక్కలు వస్తున్నాయి టీవీలో" అని చెప్పేవాడు. ఫోన్ చేస్తే అనేస్తే, "ఆగండి బాబు చేస్తున్నాము. మేము కూడా చేస్తున్నాం కదా! తీగలు తెగిపోతే మేము మాత్రం ఏం చేతాం?" అంటారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్! ఏమన్నాడాయన? హ్మ్. వర్షం పడినప్పుడు ఇబ్బందే గదా! కేబుల్ టీవీల్తోటి?
ఆ! డిష్ టీవీలైనా ఇప్పుడు ఇబ్బందేనండి. వర్షం బడితే డిష్ టీవీలు ఏమన్నా ఒస్తాయా? అవి కూడా రావట్లేదుగా. హ్మ్.
అంతే గదా! హ్మ్. ఇప్పుడు డిష్‌లైపోయినయి. డిష్‌ల తర్వాత ఏంటి రెవల్యూషన్ ఏంటి?
ఓటీటీ.
ఎక్సా‌క్ట్‌లీ. హ్మ్. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్.
అవును. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల అయితే
ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల ఈ కేబుల్ టీవీ అనేది అంతరించిపోతుంది. మొత్తం అంతా. హ్మ్. ఇప్పుడు ఇప్పటికి కూడా మరి మీ బాబాయి వ్యాపారం చేస్తన్నారా? కేబుల్ వ్యాపారమే?
నిజంగా అవును. ఇప్పుడు సీరియల్స్ కూడా ఇప్పుడు జీ 5 ఎసుకున్నారనుకోండి లేదండి. అంటే ఇంకా మా ఊర్లో చాలా మంది కేబుల్ వాడుతున్నారు. కానీ అది వేరే వాళ్ళకిచ్చారు అంటే మా బాబాయ్ మెయిన్. ఆహ్, బాస్ లాగా. వేరే వాళ్ళు నడిపించుకుంటారు. కమిషన్ మా బాబాయికిస్తారు అంతే.
హుహు. ఆ! హూహు. సరిపోయింది, సరిపోయింది. బాగుంది. కరెక్ట్‌గా ఉంది మొత్తం అంతా. హ్మ్. ఈ ఓటీటీలు హ్మ్. ఓటీటీలొచ్చినప్పుడు కాని, ఈ కేబుల్ టీవీలున్నప్పుడు కాని ఓకె? మీరు మీ కుటుంబంలో చూసిన గొప్ప అంటే లైక్ ఎలాంటి సంఘటనలు చూసారు? ఎలాంటి తేడాలు చూసారు మీ కుటుంబంలో?
హ్మ్. ఆ! అంటే ఆయన ఇంకా వేరే బిజినెస్‌లోకెళ్ళిప్ ఆ! అంటే ఓటీటీలొచ్చిన తర్వాతేంటంటే మనకు యాడ్స్ ఉండవు. ఒకటి చూడాలనుకుంటే మనకు నచ్చినప్పుడు ఇప్పుడు సీరియల్ అనుకోండి. అ
హ్మ్. అవును. మరి ఇప్పుడు యాడ్‌లోస్తన్నాయిగా ఓటీటీలో గూడాను. అప్డేట్ అయింది అంటారా?
యాడ్ ఫ్రీ తీసుకుంటాము. యాడ్ ఫ్రీ తీసుకుంటాం.
ఏదన్నా గాని, ఇంకా వాయింపుడే అన్నమాట. మొత్తం అంతా అంతేనా? హ్మ్. అది.
అంతే. అంతే. అంటే ఇప్పుడేంటంటే, నార్మల్ టీవీకి, ఓటీటీకి బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా సీరియల్‌ గాని అది వస్తుంది. మనకు అప్పుడు ఆ పని ఉంది. మనం పని, పని మానుకుని అది చూడాల్సొస్తది. కానీ ఇప్పుడు ఓటీటీ వచ్చిందంటే అది కాదు. మనం ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుంటాం. కంపల్సరీ చూసుకోవచ్చు. రివైండ్ చేసుకొని చూసుకోవచ్చు, మధ్యలో ఆపుకొనెళ్ళొచ్చు, ఎక్కడైనా బయటికెళ్ళాలంటే, పనుంటే ఆహ్, ఇయన్ని కూడా లాభాలే.
హ్మ్. హ్మ్. ఖచ్చితంగాను. హ్మ్. అవును. వాస్తవం. ఖచ్చితంగాను. అవును. హ్మ్. అంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది గదా! ఈ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది గదా! ఈ రావడం మంచిదేనా?
అవునండి. అంటే కొంతమేరకు మంచిదే. మన కన్వీనియన్స్ పెరిగింది కదండీ! మనం ఇప్పుడు, ఇప్పుడు కరెక్ట్‌గా నేను ఏడింటికి ఇప్పుడు సపోజ్ మా అమ్మగారు ఒక సీరియల్ జూస్తారు. ఆరోజు ఏదో పూజొచ్చింది. లేదా బయటికెళ్ళాల్సి వచ్చింది. ఫంక్షన్ ఒచ్చింది చూడట్లేదు, నెక్స్ట్ డే ఆ ఎపిసోడ్ మళ్ళీ యేస్తాడా? కేబుల్ టీవీలో గాని, డిష్ టీవీలో గాని యేయడు. అదే ఓటీటీ ఉందనుకోండి.
హుహు. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. యెయ్యడుగా.యెయ్యడుగా. కానీ, కానీ ఇక్కడ మరి మీ మమ్మీ వాళ్ళు పక్కింట్లో, వాళ్ళని అడిగేవాళ్ళు గాదా! ఇట్లాగా.
చిన్నప్పుడైతే అడిగేవాళ్ళు ఏమైంది? ఏం జరిగింది?
హ్మ్. ఏమైంది? ఏమైంది? ఇట్లాంటి ముచ్చట్లు ఏమైనా జరిగాయి గదా? ఇయన్ని మిస్ అవుతారు కదా? ఖచ్చితంగా ఇప్పుడు.
చాలా. ఆ! ఇప్పుడు కొంచెం మిస్ అవుతారు. ఇప్పుడు ఎవరిని అడగనవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్ అసల యూట్యూబ్‌లో రివ్యూలు ఇస్తారు. తెలుసా అండి మీకు? అంటే ఇప్పుడు మా మం ఆ! రేపు ఏమవుద్ది అనేది ముందు వీళ్ళు తెలుసా? నేను ఒకటి చూసాను అంటే మేము ఇది
హ్మ్. హ్మ్. ఏది సీరియల్‌కి కూడాను. ఆ! చెప్పండి, చెప్పండి. ఎట్ సీరియల్‌కి రివ్యూ‌లు ముందలే, ప్రివ్యూ లు సారీ, రివ్యూలు గూడా గాదు ఇది ప్రివ్యూ. హ్మ్.
రివ్యూ కాదు. ప్రివ్యూ. ఆ! ఏంటి? ఇప్పుడు ఈ ఓటీటీ‌ ఉంన్నోళ్ళు ముందు ఎపిసోడ్ చూసేస్తారు గదా! వాళ్ళకి ముందు యేస్తారు గదా! వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పొద్దున్నే ఈ సీరియల్ డైరెక్ట్ సీరియల్ యేసేస్తే స్ట్రైక్ పడుద్ది యూట్యూబ్‌కి. అది చేయరు వాళ్ళు. ఈ క్లిప్‌లు ఫోటోలు, ఫోటోలు, ఫోటోలు తీసి, ఆ ఫోటోలు అన్నిటిని అటాచ్ చేసేసి, ఒక వీడియో లాగా పెట్టుకొని దానికి ఈళ్ళు వాయిస్ ఓవర్ ఇస్తారు. ఏం జరిగింది? ఈ హీరోయిన్ ఇలా యెళ్ళింది? లేతే హీరో ఇలా అడిగాడు. అ పడ పడదు ఆళ్లు అసల. లిటరలీ మా అమ్మ ఓటీటీ తీసుకునే ముందు, క్యూరియాసిటీతో అవి పెట్టుకునేది అసల. నాకు ఆ సౌండ్ విన్నప్పుడల్లా, చిరాకొచ్చేది. నీకు కావాల్తే ఓటీటీలు నేను కొంటాను. నువ్వు మాత్రం అది పెట్టడానికి వీల్లేదు. అంటే అసలా, ఎంత బోరింగ్‌గా చెప్తారు తెలుసా? అండి ఒక అంటే మామూలుగా మనకు సీరియల్‌లో కొంచెం
హ్మ్. ఓకె. అవును. హ్మ్. హ్మ్. అబ్బో! అవును. వాస్తవం. అ వామ్మో! మరి స్ట్రైక్ పడదా ఇప్పుడో ఇస్తే? ఆ! హ్మ్. సరిపోయింది. బాగా. హ్మ్. హ్మ్. మీరు సీరియల్స్ చూసేవోళ్ళా?
అంటే. కరోనా అప్పుడు ఇంకేమి ఉండేది గాదు. అది సినిమాలు అయిపోయినయి అన్ని అయిపోయినయి. మా అమ్మ ఇంకా సీరియల్ ఆ!
ఇంకా సీరియల్ల మీద పడ్డారు. ఇంకా ఏం దొరక్క సీరియల్ మీద పడ్డారా మీరు?
ఏం దొరక్క. నిజం జెప్పాలంటే, కొన్ని సీరియల్‌లోని లేదు మాన్ మానేశాను మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్. సీరియల్ అంటే గుర్తొచ్చింది! అందరికీ మామూలుగా నేను మా ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేసానునన్నమాట. ఒక వెబ్ సిరీస్ చూసాము. ఇట్లనే సీరియల్స్ అన్నీ బోర్ కొట్టేసినాయి అనమాట మా మమ్మీకి నాకు. అన్నిట్లో ఒకటే సోది. ఆళ్ళు ఆళ్ళు లిటరల్లీ అసల ఎలా రాస్తారంటే సీరియల్లల్లో వాటిల్లో ఈ కేబ్ కేబుల్ టీవీ, డిష్ టీవీలో వచ్చే సీరియల్స్‌లో. వాళ్ళు అసలు బ్రెయిన్ బయటకి తీసేసి రాస్తారు. ప్రతి ఆహ్, హీరో ప్రతి స్ హీరోకి ఒక అమ్మాయి ట్రై చేస్తది. హీరోకి పెళ్లి అయిపోయినా ట్రై చేస్తది అసల. అసల్ జి అసలు లోకంలో అబ్బాయిలే లేనట్టు అసల. నేను మా నాన్నమ్మ అయితే బూతులు తిడతది ఆమెనైతే. అసల. నాకు అదొక చిరాకు నానమ్మ అది ఆమె క్యారెక్టర్
అయ్యో! ఇప్పుడు అలవాటు అయినయా? తగ్గినయా? ఇప్పుడు సీరియల్లు మీకు. హ్మ్. హ్మ్. అవునా! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కదా! అవును. హ్మ్. ట్రై జేస్తది. అదే గదా! ఇలాంటియన్నీ హ్మ్. చూస్తారా? అందరూ కలిసి ఇంట్లో వాళ్ళందరూ కలిసి సినిమాలు చూస్తారా? నైట్ పూట. మంచి సినిమాలు ఏమైనా రిలీజ్ అయినప్పుడు.
మా నానమ్మయితే ఫుల్లు. ఆ! సినిమాలు గూడా చూస్తాం ఓటిటిలో ఫుల్లుగా. ఇప్పుడు చాలా సినిమాలు వచ్చిని 'ఓజీ' వచ్చింది. ఆ! కంపల్సరీ అందరు కలిసి సండే ఒక లంచ్ తిన్నప్పుడు ఒక సినిమా అయినా కంప్లీట్ చేసేస్తాం. 'ఓజీ' వచ్చింది మొన్న. 'మిరాయ్' వచ్చింది.
ఫుల్‌గా చూస్తారు. అందరూ గలిసి కుటుంబం మొత్తం గలిసి చూస్తా ఉంటారా? హ్మ్. హ్మ్. మరి ఇప్పటికి కూడా ఇప్పడికి కూడాను కొన్ని కొన్ని చోట్ల కేబుల్ టీవీ అనేది లేదు. గదా! మీ ఊర్లో అట్లా కూడా ఇవ్ అంటే కేబుల్ టీవీ కాదు. అసలు టీవీ అనేది కొంతమందికి తెలియని ఊర్లు గూడా ఉన్నాయి. అలాంటి వాటికి కేబుల్ టీవీ వల్ల టీవీ అనేది ఒకటి ఉంటది అని చెప్పేసి అనేది పరిచయం అయింది. అలాంటి కేబుల్ టీవీనే ఇప్పుడు ఓటిటి వల్ల మొత్తం మారిపోవచ్చింది. ఇది ఎలా? ఎలాగా నీ ఏం చెప్తావు దీనికి?
అవును. అవును. అవును ఉన్నాయి. అవునండి. లేదు. ఊర్లల్లో కేబుల్ టీవీ చాలా ఫాస్ట్‌గా ఉంది. ఊళ్ళల్లో కేబుల్ టీవీ చాలా ఫాస్ట్‌గా ఉంది. మీకు తెలీదేమో! అసలా అక్కడ కొరియన్ డ్రామాలు గూడా యేస్తున్నారు. కేబుల్ టీవీలో తెలుసా? మా ఊర్లో కేబుల్ టీవీలో తెలుగు డబ్బింగ్ కొరియన్ డ్రామాలు.
అవునా! హ్మ్. ఏంటి? కేబుల్ టివీల్లో. అబ్బా! అ!
నేను షాకు. అసల ఊరు మా ఊరు వెళ్తే మాములుగా
ఇంకా అమ్మాయిలు స్క్ అమ్మాయిలు కాలేజ్‌కి ఎక్కడ వెళ్తారు?
<chuckles> అంతే అహా! పొ వాడు మామూలుగా కేబుల్ టీవీ మా ఊ ఊరికెళ్ళాను ఊరెళ్తే బోర్ కొడుతుందనమాట. బోర్ కొట్టినప్పుడు మామూలుగా అన్నీ ఛానల్స్‌లో ఇయే సీరియల్‌లు సినిమాలే వస్తంటే కేబుల్ టీవీ పెట్టా. కేబుల్ టీవీలో కొరియన్ డ్రామా వస్తుంది తెలుగులో.
ఆ! హ్మ్. హ్మ్. హుహు. ఆ! దేవుడా! ఆ చూసావా మొత్తం కూర్చొని అయితే. <laughs> ఆ! ఇప్పుడు అదే గదా! నాన్న ట్రెండింగ్ అన్నాడా? <laughs>
నేను మా బాబాయికి వెంటనే ఫోన్ చేశాను. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది? ఇదొస్తుంది. అంటే అంటే మా బాబాయి కేబు ఆ! ఇదే అంటే ఏదో జనాల్ని పుల్ చేసి కేబుల్ టీవీ ఇంకా తీసుకోవాలి అని చె అంటే ఊర్లల్లో అందరూ సబ్స్క్రిప్షన్‌లు తీసుకోరు కదండీ వైఫైలు ఉండవు గదా! అందుకనే మా బాబాయ్ వైఫై బిజినెస్ స్టార్ట్ చేసారన్నమాట మా ఊర్లో.
హ్మ్. అవును. హ్మ్. మరి ఆ! అదే ఆ! ఇప్పుడంతా గూడా కేబుల్ టీవీ అంతా గూడా వాళ్ళంతా గూడా వైఫై బిజినె‌స్‌లకి వెళ్ళిపోతున్నారు. అవును. హ్మ్.
ఆ! అలాగా వైఫై బిజినెస్ స్టార్ట్ చేశారు. దాంతో పాటు ఈ కేబుల్ టీవీ చూసే వాళ్ళకి ఓటీటీ సబ్స్క్రిప్షన్‌లు ఉండవు గాబట్టి మా బాబాయ్ తీసుకొచ్చిన ప్లాన్ ఓటీటీలోంచి డౌన్లోడ్ చేసి కేబుల్ టీవీలో వేసేవారన్నమాట, ఈ తెలుగు డబ్బింగ్‌లన్నీ.
హ్మ్. హ్మ్. అబ్బో! మరది లీగల్ గాదు గదా!
కేబుల్ టీవి. అది వాళ్ళ చానెల్ కేబుల్ అంటే మామూలుగా ఏ చానెల్ కాదు. వాళ్ళకంటూ సెపరేట్ చానెల్ ఉంటది. అది ఊర్లో ఎవరు చెప్పరూ. అది ఊ ఊర్లోని. ఆ! ఆ ఊర్లో వరకే ఆ చానెల్ వస్తది. మాములు అన్ని చా అన్నిట్లో వస్తే దొరుకుతారు. ఊర్లో వరకే వస్తే ఎలా దొరుకుతారు?
సిటీ కేబులు. సిటీకేబుల్‌లాగ. ఆహా! అది. దొరకరుగా. అది.
ఆహ్, ఏసుకుంటారు అట్లాగా.
అయిపోయింది ఇంక. కరెక్ట్‌గా కరెక్ట్‌గా ఉంది.
అంతే అలా ఉండేదీ. చాలా అన్ అంటే వాళ్ళ బిజినెస్ నడిపించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు.
ఏది ఎంజాయ్ చేసావు నువ్వు? స్ట్రీమింగ్ ఎంజాయ్ చేస్తున్నావా? కేబుల్ టీవి ఉన్నప్పుడు ఎంజాయ్ చేశావా?
అంటే కేబుల్ టీవి ఉన్నప్పుడు అందరం కలిసి చూసేవాళ్ళం. ఇప్పుడు స్ట్రీమింగొచ్చాక ఎవరికి నచ్చింది వాళ్ళు చూడు. అది కూడా కొంచెం డివైడైపోయినట్టు కూడా అనిపించింది.
హుహు. ఆ! కదా! అంటే అంటే ఎలా చూడొచ్చంటే కేబుల్ టీవీ ఉన్నప్పుడు, టై టైం కరెక్ట్‌గా మెయింటైన్ చేసేవాళ్ళు అవునా? ప్రతి ఒక్కళ్ళు, హ్మ్. ఎందుకంటే 1:30కి ఇది అంటే ఆహ్, సీరియల్ ఏదైనా స్టార్ట్ అవుతుందంటే, 1:30కి అన్నం తినేసి రెడీగా ఉండేవాళ్ళు మమ్మీ ఒళ్ళు. అవునా? హ్మ్. ఇప్పుడు ఇది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేసరికి ఇంకా మారినట్లేదు?
అవును. అవును. ఖచ్చితంగా. అవును. రెడీగుండేవాళ్ళు. అవునండి. ఇప్పుడంటే ఆ! అసలు అందరు కలిసినట్టు ఇప్పుడు ఎవరికీ ఇప్పుడు ఒకళ్ళకేమో 'ప్రైమ్‌లో' ఒక సినిమా కావాలి. ఇంకొకళ్ళకి 'హాట్ స్టార్‌లో' ఇంకొక సినిమా కావాలంటే మా సినిమా మేము చూసుకుంటాం. మీ సినిమా మీరు చూసుకోండి.
హ్మ్. అవును. హ్మ్. అది. ఒక్కొక్కళ్ళు విడిపోతూ ఉన్నారన్నమాట మొత్తం అంతా.
అన్నట్టు అయిపోయింది. ఆ! ఆ! ఎవరికాళ్ళు, ఎవరి‌కాళ్ళు ఆళ్ళ రూమ్‌లో వాళ్ళ ఒటిటి చానెల్స్ పెట్టుకొని చూడడం ఎన్ని అంటే. కొన్నిసా
హ్మ్. ఫోన్‌లూ, టీవీలూ ఎవరికి నచ్చింది ఆళ్ళు పెట్టుకుంటున్నారంటారు.
ఆ! అంత ఇదివరకంటే అందరం కలిసి ఒక మాటకొచ్చి ఒక చానెల్ పెట్టుకొని చూసేవాళ్ళు.
హ్మ్. అంతే కదా! అవును. అంటే దీన్ని బట్టీ దీన్ని బట్టీ ఏం చెప్తారు మీరు లాస్ట్‌కీ?
ఆ! క్రికెటొస్తే అమ్మ సీరియల్స్ మానేయడం. రెండు రెండు విధాలే ఓహ్! కొన్నిటి వల్ల ఏంటంటే కొంచెం మన అందరి మధ్యలో ఆప్యాయతలు ఉండేవి కేబుల్ టీవీలో. అందరూ కలిసి క్రికెటొస్తుందంటే, అమ్మ సీరియల్ మానేసి అందరూ క్రికెట్ చూసేవాళ్ళు. అదే క్రికెట్ రాట్లేదనుకో ఇంట్లో అందరూ కలిసి. అమ్మ
హ్మ్. హ్మ్. కరెక్ట్‌గా చెప్పారు ఇది మాత్రం. అందరు క్రికెట్ చూసేవాళ్ళు. హ్మ్. సీరియళ్ళు అమ్మ సీరియల్ చూడాలనుకున్న టైంలో సీరియల్ చూసిన తర్వాతే కా కార్టూన్స్ చూసేవాళ్ళు.
ఆ! అలాగుండేది. కానీ ఇప్పుడు ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం అయిపోయింది. అది కొంచెం బాధాకరమే.
హ్మ్. అది. అంతే కదా! హ్మ్. చాలా చక్కగా వివరించారు. మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది.
హ్మ్. హ్మ్. చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.